<chuckles> ఎప్పుడేనా అనిపించిందా, ఈ బిస్కెట్లన్నీ గ్యాదర్ చేసి, నువ్వే ఒక బిస్కెట్ షాప్ పెట్టాలి అన్నట్టు?
తిండి వస్తువులెక్కువుంటాయి. మొత్తం నిజంగ చెప్తున్నానండి. తిండికన్ అంటే, ఈ వస్తువులు మన గ్రోసరీస్ కన్నా మాకు మా ఇంట్లో తిండి వస్తువులే ఎక్కువుంటాయి. కానీ, నేను బిస్కెట్స్ ఐతే తినను. బిస్కెట్స్ ఐతే నేను తినను. మా అత్తయ్య మా హస్బెండు మా పిల్లలు తింటారనమాట. సో, వాళ్ళ కోసం అని చెప్పేసేసి తీసుకుంటారు.
అ ఆ! హుహు. హుహు. ఆహా! సరే. ఇప్పుడు ఇంతవరకు నీకే ఫుడ్ అంటే ఇష్టం, ఎలా తింటావనేది నాకర్థమైంది. ఇప్పుడు నువ్వే ఏదన్నా మీ ఇంట్లో ఏదేనా ఫంక్షన్ జరుగుతూ ఉంటది. సో, అలాంటప్పుడు ఫుడ్‌కని ఒ ఒక మెనూ అనేది ప్రిపేర్ చేస్తారు కదా! సో, అలాంటి టైంలో, నువ్వు దాంట్లో అంటే ఫుడ్డీ కాబట్టి, నువ్వు ఇన్‌వాల్వ్ అయి, ఇవే వంటలు పెట్టాలి. అందరూ బా తింటారు మైండ్‌ఫుల్‌గా అన్నట్టు, ఏమన్నా సలహాలివ్వడంలాంటివేమన్నా జరిగాయా?
హ్మ్. ఆ! అంటే ఆహ్, నేను ఆల్‌రెడీ అయితే ఎకౌంట్ క్రియేట్ చేశాను. ఆ! ఆహ్, ఆ! అంటే, యూట్యూబ్‌లో ఎకౌంట్ క్రియేట్ చేశాను, వీడియోస్ కూడా అప్‌లోడ్ చేస్తున్నాను ప్రజెంటైతే. అంటే యాజ్ ఎ హౌస్ వైఫ్‌గా ఆ!
ఆహా! ఏమకౌంట్ అసల? ఓహో! దట్టా? ఓకే. ఆ! అంటే, వ్లాగ్స్‌ లాగానా? వ్లాగ్స్‌ లాగానా? ఎలా?
అవునవును. అంటే వ్లాగ్స్‌ లాగానే చిన్న చిన్నవీ చేస్తూ ఉంటాననమాట. ఆహ్, సో
ఆ! అంటే ఎలా? నువ్వు ఫుడ్ తిన్నదానికి రివ్యూ వ్ ఇస్తావా? లేకపోతే నువ్వే తయారు చేస్తున్నట్టేమనా చూపిస్తావా? అంటే నువ్వు ఫుడ్ నువ్వు ఫుడ్ తింటావు కదా! ఫుడ్డు ఫుడ్డు! సో, నువ్వు తిన్నదానికి రివ్యూ ఇస్తావా? లేకపోతే ఆహ్, ఏమంటారు! నువ్వే ఏదేనా తయారు చేసి చూపిస్తూ ఉంటావా ఆ వ్లాగ్‌లో?
అడ్ అర్థం కాలేదు. హ్మ్. అర్థంకాలేదండి. అవును, అవును. లేదు. నేనే తయారు చేసి చూపిస్తూ ఉంటాననమాట. నేనే తయారు చేసి అంటే నేను తయారు చేసినవి కొంచెం ఆహ్, వాటికి డెకరేషన్ జేసేసి పెట్టడం గానీ, ఇలాంటివి చేస్తూ ఉంటాననమాట.
ఆ! నువ్వు డెకరేషనంటే నాకొకటి గుర్తుకొస్తుంది. జనరల్‌గా ఏం చేస్తారంటే, అంటే బిర్యానీ, కోత్తిమీర బిర్యానీనో ఏదో అని చెప్పి బిర్యానీ బయట నుంచి తెప్పించి, దాని మీద కోతిమీర పెట్టి, ఇది నీనే చేశా అన్నట్టు చెప్తారు కదా! అలానా? లేకపోతే నిజంగా మొత్తం నువ్వే చేస్తావా?
హ్మ్. చెప్పండి. అంటే, నేనే చేస్తానండి.
<chuckles> ఓకే. ఓకే. సూపర్!
డెకరేషన్ జేసేసి చేస్తాననమాట. ఆ ఎకౌంట్ కూడా క్రియేట్ జేశాను, ఒక 100 మెంబర్స్ ఐతే వచ్చారనమాట ఒక 1 మంత్‌కి.
ఛ! ఓహో! సూపర్, సూపర్! ఇంకా అది పెరిగి పెద్దవ్వాలని కోరుకుంటున్నా. అలాగే నీ ఫుడ్డి ఇంకా పెరగాలి, పెరగాలని కోరుకుంటున్నా. చాలా ధన్యవాదాలు మాట్లాడినందుకు.
ఓకే. థాంక్యూ. థాంక్యూ. <chuckles> థాంక్యూ. ఆహ్, ఆహ్, ఓకే అండి. చాలా ధన్యవాదాలండి. మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది నాకైతే.